అదే కదా! ఇంక మనం కా ఆసక్తి పోయిందది వాటిమీద. ఆ చిన్నప్పుడు అవి చూసినవి నీకు బాగా ఎంతో నచ్చతు నచ్చింది ఇవన్నీను.
హ్మ్. అదే. అప్పుడే ఇంక ఎక్కువగా ఎక్కేసినాయి అన్నమాట.
ఆ! అంతాను.
హ్మ్. ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు స్క్విడ్‌గేమ్ అనేదొకటొచ్చిందండి. అది కొంచెం సీరియస్ టీవీ షో కాకపోతే ఫన్ వేలో ఇలా చూద్ స్క్విడ్‌గేమ్‌లో పెట్టినట్టు చాలెంజెస్, గేమ్స్ అవన్నీ గూడా రియాలిటీ షోస్‌లో బెడుతున్నారు. అవునవునవును. సేమ్ 'టకేషిష్ క్యాసిల్‌లా' ఉంటదది.
ఆ! ఆహా! అలా కూడా పెట్టారా? అవునా? అది కూడా <chuckles> ఆ! ఆహా! అలా కూడా ఉంది ఇదొ అది అదిగూడ చూస్తున్నారు అందరూను. ఆ!
అవునవును. హ్మ్. అది గూడా చూసాను నేను, చాలా బాగున్నాయన్నమాట. ఇవ్వే గాకుండా నేను చిన్నగున్నప్పుడు ఎక్కువగా ఈ 'టకేషిష్ క్యాసిల్‌తో' పాటు 'ఆర్ట్ అటాక్' ఇంక 'మ్యాడ్' అనే 2 షోస్ చూసేవాడ్నండి.
అది బావుందనమాట. ఆ! అబ్బా! ఆ! చాలా బావుంది.
హ్మ్. అవి 'కార్టూన్ షోస్' కాదు కాకపోతే ఇవి ఆర్ట్‌వర్క్ చేయడం నేర్పిస్తారన్నమాట.
అమ్మో! చాలా బావుంది. ఇదేంటొ?
ఈ ప్రతి ఆదివారం ఉదయాన్నే వచ్చేవి. 9:30కి ఇంకా గుర్తుంది నాకు టైమ్.
ఆ! అవును. <chuckles> 9:30 ఆ టైమ్ గూడా గుర్తు నీకు. అంటే అంత బాగుండేవవి.
హ్మ్. అదె. అదె. ఆహ్, ఎందుకంటే నేనవి జూసి నేర్చుకునేవాడ్ని ఇలా బొమ్మలేయడం గాని అవునవును లేచేవాడ్ని. అదె. అదె అ ఇంక ఆదివారం గదా ఆదివారం వస్తే ఆహ్, నార్మల్‌గా పిల్లలందరు పండుకుంటారు. కానీ నేను ఈ 2 షోస్ చూడ్డానికి లేసేవాడిని, లేషి దాంట్లో చాలా బాగా చూపిస్తాడనమాట. ఇలా క్లేతో ఎలా ఆర్ట్‌వర్క్ చేయొచ్చు ఇంకా ఫ్రేమ్స్ ఎలా చేయొచ్చు. హ్మ్. ఇవే గాకుండా అసలు మనింట్లో ఉన్న చెత్తకు పాడేస్తం. అసలు వృధా అనుకునే వాటితో రీసైకిల్ ఎలా చేయొచ్చు? ఆ! అదె.
ఖచ్చితంగా ఆ టైమ్‌కి లేచిపోయేవాడివి. అంటే కూ రెడీగా కూర్చునేవాడివి. నువ్వక్కడ ఆ! అవును. ఆ! అబ్బా! అది కూడాను. అదే. బెస్ట్ ఫ్రమ్ వేస్ట్ అది బెస్ట్ ఫ్రమ్ వేస్ట్ అనే అన్నట్టుగా ఆ ఆ పనికిరాని వస్తువులతో కూడా ఎంత బాగా చిన్న, చిన్న అవన్నీ చేయొచ్చు అన్నది చూపిచ్చేవాడు అది.
హ్మ్. అవును. చాలా బాగా జూయించేవారు. ఆ! ఇవి జూసి చాలా నేర్చుకున్నాననే చెప్పాలి. మళ్ళీ ఇంకా నేను కొంచెం పెద్దయ్యాక 'బెన్‌టెన్‌ది' పెద్ద సీరీస్ పెద్ద సీరీస్ ఒచ్చిందన్నమాట. వాళ్ళు గూడా పెద్ద నేను జెప్పాను కదా నేనొక 7, 8 సంవత్సరాలున్నప్పుడు 'బెంటెన్' వయసు పదుండే అని. నేను ఒక 13, 14 సంవత్సరాలొచ్చాక 'బెన్‌టన్' 15, 16 ఇయర్స్ దొచ్చింది. అదిగూడ
ఆ! అదే. అదె. ఆ! అవునవును. ఆ! అంటే అందులో కూడా ఆ బొమ్మలు అదె ఆ వ్యత్యాసం చూపిస్తున్నాడు వయస్సురిత్యాను.
ఆ! ఆ! వాళ్ళు వయసు వెరిగిందని చూయించాడు. చాలా బాగుండే అన్నమాట. అది కూడా బాగున్నయి.
ఆ! <giggles> అది బావుంది నిజంగా. అది 13, పద్నాలగన్నా నువ్వు చిన్నవాడివే అప్పుడు అది. వయసైతే చిన్నదే. అదె. అదె.
అదె, అదె. నేను‌ గూడా చిన్నవాన్నే. కాకపోతే హ్మ్.
అది వాళ్ళ ఆ బొమ్మలు కూడా అలా పెద్దవి‌చేసి చక్కగా ఇంట్రెస్టింగ్‌గా చూపిచ్చాడు. అది. ఇదేదో చాలా బావుంది.
హ్మ్. ఇట్ల టీనేజర్స్‌కెక్కేటట్టు తీసాడనమాట. అది చాలా వ ఎంటర్‌టైనింగ్‌గా ఉంటుండే.
ఆ!

మనం అందరం కూడా మన చిన్నతనంలో ఎన్నో కార్టూన్ షోలు చూసి ఉంటాం. టీవీ‌లో వాటిలో అలాంటి కార్టూన్ షో నీకు చూసింది ఏమైనా గుర్తుందా? చెప్పగలవా?
హ్మ్. అవును. హ్మ్. ఆ! గుర్తుందండి. చాలా కార్టూన్ చూస్తుండే చిన్నగున్నప్పుడు నేను. హ్మ్. ముఖ్యంగా కార్టూన్ నెట్ వర్క్‌లో డిస్ని ఛానల్‌లు ఎక్కువగా చూస్తుండే. నేను చిన్నగున్నప్పుడు ఎక్కువ చూసేది అంటే టామ్ అండ్ జెర్రీ ఇంకా మిస్టర్ బీన్ అండి. ఇంకా కొంచెం పెద్దగైన కొద్దీ నాకు పెద్దగా పెద్దగా అంటే ఒక ఒక 7, 8 సంవత్సరాలు అదే. ఆహ! అంత కాదు 7, 8 సంవత్సరాలోచ్చేసరికి, నాకు బెన్ టెన్ అనే కార్టూన్ చూడడం మొదలు పెట్టా.
<giggles> ఆ! <chuckles> ఆ! ఆ! ఆ! చాలా బావుంటాయి. <chuckles> ఆ! వృత్తి పరంగా సెటిల్ అయింది. ఆ! అప్పటి వరకు ఓకే. అదే అదే కాదు ఆహా! ఓకే. ఆహా! బెన్ టెన్. ఆహా! ఆ! చాలా బావుంటుంది. ఆ!
హ్మ్. బెన్ టెన్ చాలా బావుంటదండి. అసలు ఆసక్తికరంగా ఉంటది. రోజు సాయంకాలం చూసేవాడిని. అవునవును. మంచి స్టోరీ‌లా ఉండేది. ఏంటంటే స్టోరీ అది. ఆహ్, వాళ్ళకి సమ్మర్ హాలిడేస్ అండి. బెన్ ఇంకా గ్వెన్ అని ఇద్దరు ఉంటారు. బెన్ అబ్బాయి, గ్వెన్ అమ్మాయి. ఆ! వాళ్ళిద్దరు కజిన్స్ అన్నమాట. ఇద్దరికీ సమ్మర్ హాలిడేస్‌లో వాళ్ళ తాతయ్య రోడ్ ట్రిప్ కని తీసుకెళ్తాడు. ఇద్దరికీ సమ్మర్ హాలిడేస్ ఉన్నాయి కదా! అని వాళ్ళు కూడా చిన్నవాళ్ళే. వాళ్ళ వయసు కూడా ఒక 10 సంవత్సరాలు ఉంటది. అయితే ఇంకా అల్లరి అల్లరి చేస్తూ ఉంటారు కదా! గ్వెన్ ఇంకా బెన్ కసలే పడది.
అవును. అంటే ఒక స్టోరీలా పెట్టేవాడేమో. అది. ఆ! ఆ! ఆ! <chuckles> <chuckles> ఓహ్! బావుంది <chuckles> వింటుంటే. ఆ! అవును. అదే కదా! ఆ! బాగుంది. <chuckles> <chuckles> వాళ్ళు ఇద్దరు కూడా కొట్టుకుంటూ ఉంటారు. ఆ! చిన్న పిల్లలు కదా! <giggles> ఏదో వాదనలు.
అయితే ఆ! కొట్టుకుంటూనే ఉంటారు. అదే. అదే. వాళ్ళని కంట్రోల్ చేస్తూ వాళ్ళ తాతయ్య, వాళ్ళ తాతయ్య పేరు మాక్స్. ఎ ఆ! వాళ్ళ తాతయ్యకి ఒక వ్యాన్ ఉంటదనమాట. వ్యాన్ లోపలనే ఇల్లులా అట్లా సర్ది పెట్టుకుంటాడు వాళ్ళ తాతయ్య.
ఆ!

అబ్బ! ఆ!
హ్మ్. రెండిటికి రెండు చాలా బావుంటాయి. అంటే లైవ్ యాక్షన్‌లో
అది. అంటే మూవీయ ఒచ్చిందే కార్టూన్ విధంగా కూడా తీసారనమాట. ఆ క్యారెక్టర్ పెట్టి. ఆ!
అవునవును. ఆ! ఆ! అగ్ నిజమైన క్యారెక్టర్ ఎవరైతే ప్లే జేస్తారో, అతను చాలా బా నటిస్తారండి అసలు. మొత్తం ఎక్స్‌ప్రెషన్స్‌తోనే ఒక్క మాట మాట్లాడకుండా, మాట మాట్లాడిన గూడా ఏదో పిచ్చి పిచ్చి వాగులు వాగుతారు. ఇట్లా బాబాబాబా అనుకుంట. అదే. అంటే ఆ విధంగా గూడా
ఆ! మొత్తం <chuckles> అందులో ఆ! అంటే ఎక్కువ యాక్షన్ విధంగా అలాగా. అది అంత పాత బ్లాక్ అండ్ వైట్‌లో కూడా ఇలాంటివి వచ్చినట్టున్నయి కదా! వితౌట్ ఆ! అదీ లైకు 'చార్లీ చాప్లిన్', కరెక్ట్. అవును.
హ్మ్. అవునవును. చాలా ఒచ్చాయండి. హుహు. చార్లీ చాప్లిన్‌ది, 'హేడే లైట్' సినిమా హ్మ్. ఇంకా చాలా ఉన్నాయి ఇట్లా అసలు మాటలే లేకుండా, అసలు యాక్షన్‌తోనే ఎంత అద్భుతంగా అర్థం జేసుకోవచ్చనీ, వీళ్ళు చాలా బాగా జూపిస్తాడు టామ్ అండ్ జెర్రీ ఆ! నిరూపించారు. టామ్ అండ్ జెర్రీ, మిస్టర్ బీన్ ఇవి, ఈ 2 షోస్.
'నారెల్ హార్డీ'. అలా అవును. నిరూపించారు. అది. ఆ! అవును. 'మిస్టర్ బీనూ' నువ్వన్నట్టుగా ఒక్క మాట కూడా లేకుండా ఎలా హాస్యాన్ని పండించారో. ఆ? కదా! అది. ద ఆశ్చర్యమేస్తుంది నిజంగా. ఆ!
హ్మ్. అదే. అదే. అది చాలా వింత అసలు. అది ఇంకా వాళ్ళు పిల్లి, ఎలుకని గూడా బెట్టలేరు. మనిషినే బెట్టేషి, అసలింత ఈ విధంగా జేయడమంటే చాలా గొప్పతనమనే చెప్పాలి.
ఆ! అదే అదే, కొన్ని ఏవన్నా గుర్తున్నాయా నీకు? కొన్ని సాయంగా అందులో ఉన్న సన్నివేశాలు.
అవునవును. అతనికేంటంటే ఒక బొమ్ముంటాదనమాట. ఆ బొమ్మని ఓ బిడ్డలా జూసుకుంటాడు 'మిస్టర్ బీన్'.
ఆ! <chuckles> అలా కూడాను. ఆ!
ఆ! ఆ! ఆ బొమ్మ పోతే అతనింకా నిరాశ చెంది ఇట్లా వెతికి వెతికి చాలా వెతుకుతాడనమాట.
ఆ వెతకడం అది కూడా సన్ సరదాగా ఉంటుందేమో! అవి, ఇవి పడేస్తూ ఉండడం, తర్వాత ఆ మధ్యలో ఇంకెవరో ఎదురవ్వడం అలా కూడా చూపిస్తాడేమో.
హ్మ్. చాలా సరదాగా ఉంటది. ఆ! హ్మ్. హ్మ్. ఆ! చాలా జూపిస్తరు. ఆడు ఫస్ట్ పోయి వాళ్ళ ఓనర్‌ని అడుగుతడు. ఓనర్ లేదు అంటే అతనింకా, ఆయన కార్లో దీసుకపోయి కార్లో డ్రైవ్ జేసుకుంటూ వెళ్ళి అతనూ లాస్ట్ డే స్కూలుకి వెళ్తాడనమాట. స్కూల్లో అడుగుతాడు. అంతా అడిగి అడిగి అడిగి జూసినంక మొత్తమ ఆయన కార్లో పక్క సీట్లోనే ఉంటా ఆ బొమ్మ.
ఆ! ఆ! <chuckles>